ఆహా! అంటే, మీకు ఈ పవర్ న్యాప్ తీసుకున్న తర్వాత ఎలా అనిపిస్తుంది? అంటే, బాగా
<smacks lips> అంటే, బస్సులో 5 గంటలకు బస్సెక్కుతాం కదండీ పొడుకుంటాము. ఇ పొడుకున్న తర్వాత బస్సొచ్చేసిందిక అందరు లేసి యెళ్ళిపోతారండి. ఆహ్, ఇంకయి నేన్ నేనెలా ఎడతానంటేండి, 5:40, 5:38, ఐదు నలభై ఐదు ఇలా అలారాలు పెట్టుకుంటానండి. ఎంటనండా కొడతది, మళ్ళాపుతాను. ఆహ్, ఫైనల్‌దొచ్చేటప్పడికి యెళ్ళిపోతానండి. ఈ
ఆహా! అదదే. హ్మ్. హుహు. ఆ! అదే, అదేలేండి. సో, మీకా పవర్ న్యాప్ అయిపోతే కాస్త ఎనర్జీ ఒచ్చినట్టుంటుందని, ఫ్రెష్‌నెస్. <chuckles>
ఆ! ఆ! అవునండి. అయితే, ఇంక వెళ్ళండి, చేంజోవరయిపోయిన తర్వాత ఎంటనే యెళ్లి కాఫీ తాగేస్తానండి.
ఆహా! అదెలేండి.
ఈ కాఫీ తాగినప్పుడు మళ్ళీ వాళ్ళకి సి సిక్స్‌కి డ్యుటీ అయిపోద్ది కదండీ, 6కి డ్యూటీ అయిపోయినోళ్ళూ ఒకా మాకు మళ్ళీ ఇదుంటదండి, ఒకరగంటా హ్యాండోవరూ పిరియడుంటదండి.
అవునవును. ఆహా! అదేలెండి. అంటే, కంప్లీట్ అయిన తరవాతనా?
హ్మ్. వాళ్ళేవేమి చేశారు, ఏమేమి పెండింగున్నాయన్నీ మాకప్ప చెప్పాలి.
ఆహా! అదేలెండి.
నేను తీసుకోవాలి. ఇ దీంట్లో మాకు అరగంటుంటది. నేనేం చేశానంటే ఈ అరగంటలో మళ్ళో పావుగంట న్యాపేసేసేవాడినండి.
ఓహో! అంటే మీరు బాగా పవర్ న్యాప్‌లు తీసుకొని వర్క్ జేసేవాళ్ళనమాట.
అది యెళ్ళినెంటనే టీ తాగేవోడినండి. అయినా ఇంకా లేదంటే పొడుకునే ఓడినండి, ఓ పావుగంట అప్పుడు వెళ్ళి పావుగంటలోనే
హ్మ్. అదేలేండి. అంటే, పవర్ న్యాప్ మీకు అంటే, మీ పని తీరుకు ఎలా ప్రభావం చూపిచ్చిందంటారు? <chuckles>
అంటే ఆ! అవునండి. ఈళ్ళేంటో వెయిట్ చేసేవారు. అప్పుడు నేనేం చేశానంటే, మీరెళ్ళిపోండి, ఏదున్నా నాకు వాట్సాప్ చేసెయ్యండి, లేదంటే మెసేజ్ పెట్టండి, ఇలాగని చెప్పేవోడినండి.
ఆహాహాహా! అంటే, ఆ టైమ్ గూడా మీకు అలా ఉపయోగపడుతుందని జస్ట్ వాళ్ళకలా చెప్పేసి మీ పని మీరు కానిచ్చేవాళ్ళనమాట.
అప్పుడండింకా ఈ నిద్ర కొంచెము అయిపోయిన తర్వాత, ఇంక పనిలోకి ఇన్‌వాల్ అంటే, ఈ నిద్ర బద్ధకంతో ఉన్నావంటే పనవ్వదండి.

అవునండి. అయితే నేను ఈల్ అస్సల మనకీ నిద్ర లేగడం అంటే 6:30 ఏడండి ఎక్కువ లేగడం నేను.
హుహు. <smacks lips> అదేలేండి.
అలాంటిది ఈ ఉద్యోగంలోకెళ్ళిన తర్వాత ఈ షిప్ట్‌లు అస్సల ఎలా అంటండి తెల్లవారుజామున 4 గంటలకు లేగాలండి నేను...
ఓహో! 4 గంటలకే లేవాలనమాట ఆరింటి షిఫ్ట్‌కి.
4 గంటల నుంచి రూమ్‌లోనే ఫ్రెండ్స్‌తో అందరూ రెడీ అయ్యేటప్పడికి ఐదయ్యేదండి. అంటే ఒకళ్లు తర్వాత ఒకళ్ళూ రెడవ్వాలి కదండీ ఆహ్
ఆహా! అవునవును. ఇంకా టైమ్ పడతది గదా! కాస్త.
హ్మ్. నలుగురుంటేనే ఒక్కొక్కడు పోవుగంట తీసుకునేవాడండి. స్నానాలు చేయడానికైనా వాష్‌రూ‌మ్‌కెళ్ళి కడా ఇయాన్ని.
నెమ్మో! అమ్మాయిల కంటే ఎక్కువగా రెడీ అవుతున్నట్టు ఉన్నారుగా అబ్బాయిలు. <giggles>
<chuckles> నేను అలా గ్గాదండి. ఇంక నేను పొద్దున్నే ఎర్‌లీ మార్నింగ్ అయితే స్నానం ఉండదండి. జ జస్ట్ మొహం గడుక్కోవడం, బట్టలు మార్చుకోవడం ఎళ్ళిపోవడమేండి. వచ్చిన తర్వాత స్నానాలు చేయడమేండి.
అదేలేండి. అంటే తెల్లారే కొంచెం బాగా చలి గూడా ఉంటది గాబట్టి.
అవునండి. అవును. అలాగుండే. అయితే 4 గంటలు లెగాలండి. 4 గంటలు
హుహు. అంటే ఇప్పుడు మీకు పని ఒత్తిడి పెరుగుతా ఉంటది గదా! అలాంటప్పుడు అంటే సాధారణంగా మీరు ఎంత సేపు తీసుకుంటారు పవర్ న్యాపు?
ఐదండి. అయితే ఇప్పుడు 4 గంటలకు లేసి 5 గంటలకు బస్సొస్తదండి. బస్ మిస్సయితే మళ్ళీ కష్టమండి. ఓన్ ట్రావెల్స్‌కెళ్ళాలంటే చాలా ఇబ్బందయిపోద్దండి ఏమి ఉండవండి. అయితే బస్సుకి రెడీగుండాలి.
ఆహా! ఓహో! మళ్ళీ ఆఫీస్‌కి లీవ్ పెట్టాల్సిందే అనమాట. ఇంక ఆ పరిస్థితొస్తే.
హ్మ్. బస్సొస్తదండి. బస్సుకీ వచ్చిన తర్వాత 5:30 కల్లా బస్సెళ్ళిపోద్దండి కంపెనీకి. అయితే ఎళ్ళిపోయిన తర్వాత ఈ 5:30 నుంచి ఓ 6 గంటల మధ్యలో మాకు చేంజ్ ఓవర్ అండి. అంటే మాకు ఆఫీస్‌లోకెళ్ళేటప్పుడు యూనిఫామ్ ఉంటది. ఆ యూనిఫార్మ్ వేసుకోవాలి. చేంజింగ్ రూమ్స్ ఉంటాయి. అక్కడికెళ్లి రూ ఆహ్
హుహు. ఆహా! అదేలేండి. సో కంపల్సరీ‌గా యూనిఫార్మ్ ఏసుకొనెళ్ళాలనమాట.
యూ యూనిఫాము, షూ మన చెప్పులన్నీ బయట వాడేయన్నీ అక్కడ ఒదె వేరే మన లాకర్‌లిస్తారు. లాకర్‌లో పెట్టేసుకొని కంపెనీ ఇచ్చిన బట్టలు, షూ ఇచ్చుకుని తీసుకుని మనం వెళ్ళాలండి.
హుహు.

ఇప్పుడు కొన్ని కంపెనీల్లోనండి ట్వంటీ ఫోర్ ఇంటు సెవెను మిల్కు, చాయి, కాఫీ అందుబాటులో ఉంటదండి.
అవునవును. సో అది మనకి కాస్త నిద్రని ఆపుతుందన్నమాట. ఇప్పుడు అలా బాగా మత్తుగా అనిపిచ్చినప్పుడు కాస్త యెళ్ళి టీ తాగడమో బ్రేక్ తీసుకోవడం.
కొన్న మ కొన్ రిలాక్స్ అవ్వచ్చండి. ఈళ్ళిప్పుడూ నిద్ నిద్రొస్తే యెళ్ళి టీ తాగడం ఇలాంటివి చేయొచ్చు. కొన్ని కంపెనీ‌ల్లో అయితే అండి, అసలు ఏమి ఉండవండి. నీళ్ళే ఉంటాయండి.
సో అలాంటప్పుడు కొంచెం కష్టమేనండి. అంటే మనమే యెళ్లి పర్టిక్యులర్‌గా ఇంక తీసుకొని చేయాలన్నమాట. కెఫ్టీరియా
అప్పుడు ఎవ్వరు ప్రొవైడ్ చెయ్యరండి. కానీ ఎప్పుడైతే మ్ కంపెనీలు హెల్త్ ఎంప్లాయి కొంచెం అన్నీ చూసుకుంటదో అప్పుడే బావుంటదండి. ఈ పవర్ నాప్‌లు అంటే ఎందుకంటే కంపెనీ బావుండాలంటే ఉద్యోగస్తులు బావుండాలండి. ఉద్యోగస్తులు బా పని చేస్తేనే కంపెనీ బావుంటది.
అవునవునండి. అంటే ఎంప్లాయీస్ అందరూ ఆరోగ్యంగా ఉండి పని జేసుకుంటేనే గదా! వాళ్ళకి గూడా, ఇది అవ్వడం.
అవునండి. కానీ ఇలా దొరికేసినప్పుడండి, మనం చెప్పేసుకోవాలండి.
ఆహా! అదేలెండి. అంటే ఇంకా ఇబ్బంది పడకుండా వాళ్ళకర్థమయ్యేటట్టు చెప్పాలంటారు.
యే మాకైతే అండి మమ్మల్ని ఏమనేవారంటే? ఈ మాకు కొంత వెసులుబాటు ఇచ్చేవారండి.
ఆహా!
కొన్ని మా కంపెనీలో ఉండే ఒక కంపెనీలో ఆహ్, ఇలా పవర్‌నాప్‌కి కొంత టైమ్ ఇచ్చేవారండి.
ఓకే. ఓకే. సో అలాంటప్పుడేమంటే కొంచెం రీఫ్రెష్ అయిపోతది. అది చాలా మంచిది. అంటే అలా ఇవ్వడము.
నైట్ షిఫ్ట్‌లో. నన్నడిగేవోరండి. అ అడిగేవోరండి. మీకు ఏమేం స్ ఫెసిలిటీస్ కావాలా? మీకు ఏమేమి కావాలి? మీకేం ప్రొవైడ్ చేయాలి. ఏమన్నా కావాలంటే చెప్పండి మేము ప్రొవైడ్ చేస్తాం. మా బడ్జెట్‌లో ఉంటే అది తక్కువ బడ్జెట్‌లో అయితే మేము ప్రొవైడ్ జేస్తాం. మీరు అది యూజ్ చేసుకొ
హుహు. అదే అదేలెండి. సో వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఏదడిగితే అది ఇచ్చారనుకోండి, అంటే వీళ్ళు కూడా పని చేయడానికి బాగా ఇష్టపడతారు గదా! అంటే ఎలాంటి ఇబ్బందుల్లేకుండా.
అవునండి.